ఇంకా దాంట్లో హ్మ్. మజ్జిగంటారు గదా మజ్జిగ కలుపుకొని తాగితే గనుక బావుంటుంది యాక్చువల్‌గా. చాలా కంఫర్ట్‌ ఉంటుంది స్టమకే చాలా హెవీ‌గా అనిపిచ్చదు. కొన్ని కొన్ని సార్లు మనం
ఆహా! ఓకే. ఆ ఆకలి తీరుతుంది కూడానా?
ఆకలి తీరుతుంది గూడా. మళ్లేంటంటే మళ్ళి...
ఆకలి తీరుతుంది. మళ్ళీ మధ్యాహ్నం దాకా ఆకలేయదా?
మళ్ళీ ఆహ్, మధ్యాహ్నం వరకు ఆహ్, మ ఈ రెండిటి మధ్యలో ఒక ఫ్రూట్ తింటాను నేనేదన్నా.
ఓకే.
ఏదన్నా గాని కి ఖచ్చితంగా ఆపిల్ గాని, ఆరంజ్ గాని ఆ సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కనుక, ఈ రెండిటి మధ్యలో తినేస్తాను ఖచ్చితంగా. ఒక బ్రేక్ తీసుకొని తినేస్తాను.
ఓకే. ఓకే. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఉంది మీకైతే <chuckles> వెరీ గుడ్ ఉండాలి. ఉండాలి. అంటే మొదటి నుంచి ఉన్నప్పుడే పె వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆహ్, ఇప్పుడు మనం శరీరాన్ని చూసుకుంటే అప్పుడు శరీరం మనల్ని చూసుకుంటుంది. ఆ! ఓకే. ఓకే. సో మరి ఇది ఎంత కాలం నుంచి మొదలైంది ఇలాంటి శ్రద్ధ? ఇది వరకు గూడా ఇడ్లీ, దోస ఉప్మా, <chuckles> పూరి, బోండా.
<laughs> కొంచెం వరకు తిని మరీ అంత లేదు. హ్మ్. అవును. నిజమే. బా చెప్పావు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు హ్మ్. అవును. ఇడ్లీ కూడా చాలా కంఫర్టబుల్‌గానే ఉంటుంది గానీ, అది ఏంటంటే లైట్ ఫుడ్. జ మరి ఇంక అంతగా పోషకాలందవు కానీ కడుపు నిండుతుంది. చాలా ఈజీ‌గా డైజెస్ట్ అవుతుంది. దానితో పాటు పల్లి చట్నీ గానీ, టమాటా చట్నీ ఇవన్నీ బావుంటయి యాక్చుల్లి. హ్మ్.
ఆ! హుహు. అవును. అవును. అవును. ఆహ్, అంటే నేను అడుగుతుందేంటంటే దీనికన్నా ముందు మీ కంఫర్ట్ టిఫిన్ అంటే ఇడ్లీయే.
ఇడ్లీ మరి ఇంకేంటంటే పూరి ఇవి అన్నీ ఇష్టమనమాట. ఇడ్లీ గాని పూరి ఇంకా దోస తినడం గానీ. ఇవి వడ ఇవన్నీ గూడా ఇంగ సీక్వెన్స్‌లో వచ్చేవన్నమాట. ఒక డే ఇది, ఒక డే అదని అవి తినేవాడిని అవన్నీ, అవన్నీ కూడా ఇష్టమే నాకు యాక్చువల్‌గా. హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. సో అయితే మీరు తిన్న బ్రేక్‌ఫాస్ట్‌లలో మీకు బాగా గుర్తుండిపోయి అసలు అద్దిరిపోయింది. ఇది నా ఇది నా బెస్ట్ ఇడ్లీ లేతే బెస్ట్ దోస అనుకున్నది ఏదైనా ఉందా? ఏదైనా ప్రాంతముంటుంది గదా! ఒక స్పెషల్ ఆహ్, ప్లేస్?
హ్మ్. <laughs> నిజమే. అయితే ఆహ్, దీనికొక సంఘటనుందనమాట. అయితే మేమొకసారి మేము నలుగురు ఫ్రెండ్స్ నలుగురం ఫ్రెండ్స్ కలిసి ఆహ్, ఒక కార్ రెంట్‌కి తీసుకొని మరి మ మేమున్న ప్రే ప్రదేశం నుంచి అరకు వెళ్ళాం.
హ్మ్. హ్మ్.